కచ్చితంగా అండి. ఇది చాలా మంచి, నిర్ణయం నన్ను అడిగితే గనక. ప్రతి ఒక్క ఎంప్లాయీ యూజ్ చేసుకోవాల్సిన విషయమనమాట ఇది. ఎంప్లాయీ అనే గాదు. ఎంప్లాయర్ గూడా దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ డెసిషన్‌కి వాళ్ళు గూడా అలానే ఉండాలి. ఎందుకంటే పని తర్వాత వీళ్ళకింక లైఫ్ లేదు అన్నట్టు బిహేవ్ చేసే ఎంప్లాయర్స్ కూడా ఉన్నారు చాలామంది. వీళ్ళు మన దగ్గర పని చేస్తున్నారు, అంటే మనం జీతమిస్తున్నాం అంటే, వాళ్ళ జీవితం ఇక్కడ తాకట్టు పెట్టేది అన్నట్టు. ఆ!
హ్మ్. హ్మ్. అదే అదే. మొత్తం జీవితం తాకట్టు బెట్టినట్టయిపోయింది ఇంకా.
ఈ విషయంలో చెప్పాలి అంటే జర్మనీని చాలా మెచ్చుకోవాలండి. జర్మనీ వత్ వర్క్ కల్చర్ చాలా బావుంటది. వాళ్ళు 5 తర్వాత భూమి తలకిందలయిపోయినా సరే, వాళ్ళు వర్క్ జెయ్యరు. వాళ్ళు వర్క్ చెయ్యరు. ఆహ్, వర్కింగ్ అవర్స్‌లో తప్ప వేరే టైములో అసలెవ్వరు కనిపిచ్చరు మీకు. ఇంకా సాటర్డే, సండే అంటారా
<giggles> అవునా? హుహు. అయితే మీ ఉద్దేశంలో మళ్ళీ మన దేశంలో గూడా ఇలా ఆహ్, ఇన్ని వర్కింగ్ అవర్స్ ఉంటేనే బావుంటది అన్నట్టేమనుందా?
హ్మ్. హ్మ్. అది. అవును. ఖచ్చితంగా అన్నే ఉండాలి. అప్పుడే
ఎంత వరకు ఉండాలి అంటారు?
అంటే ఇలా 9-5 ఎలాగో కామన్ గదండీ. అన్ని 8 అవర్స్ ఉంటే చాలు రోజుకి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అప్పుడు ఏమవుతాయంటే అన్ని పనులు కరెక్ట్‌గా జరుగుతాయనమాట. అంటే పోస్ట్‌పోన్‌మెంట్‌లు ఇలాంటివి భయపడతారు. ఎందుకంటే ఐదింటి తర్వాత ఎవరు ఉండరు మనకి జేయడానికి. అలాంటి టైములో ఏమవుతదంటే, ఆ పనులన్నీ గూడా కరెక్ట్‌గా చేసుకోవడానికి, వాళ్ళు ఆలోచిస్తారు. సాయశక్తులా ప్రయత్నిస్తారు. ఏదో చెప్తారు చూసారా? ఇంగ్లీషులో నీ, నీ ప్లానింగ్ లేకపోవడం. నా ఎమర్జెన్సీ కాదు అని.
ఆ! హుహు. అవును. హుహు. ఆహా! అవునవును. నిజమే. హ్మ్.
అలా అనమాట. ఇప్పుడు చాలా మంది మనకి ఇలాగా నైట్ టైమ్స్ వరకు వర్క్ ఎందుకు చేయాల్సొస్తుందండి. ఎవరో ఒకళ్ళు ప్లానింగ్ సరిగ్గా చెయ్యరు టీములో. దానివల్లేమవుతదంటే మనకి ఆహ్, ఆ పని అంతా మిగతా వాళ్ళందరి మీద పడుతుంది. సో, ఇక్కడ ఏమవుతుంది అది చేయకూడదు. కానీ అదే జరుగుతుంది. ఎవడో ప్లానింగ్ లేకపోవడం వల్ల, మిగతా వాళ్ళందరికి అది ఎమర్జెన్సీ అవుతుంది.
హ్మ్. అదే దానివల్ల పని మనకొచ్చి బడుతది. అవును.